ఓహ్! ఓకే.
మ్యూజికల్ చైర్సని, నిమ్మకాయ ల్ నిమ్మకాయ స్పూనని చెప్పేసి, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. తరువాతొచ్చేసి కనుమ.
ఆ! ఓకే. ఆ! మీరు, అయితే మీరు ఎప్పుడైనా, ఈ ముగ్గురు పోటీల్లో పార్టిసిపేట్ చేసారా? లేకపోతే ఓన్లీ చూసి వస్తూ ఉంటారా?
కనుమ రోజు హ్మ్. ముగ్గుల పోటీలో నేనెప్పుడు పార్టిసిపేట్ చేయలేదండి. నాకు అంత ముగ్గులు రావు. ఎందుకంటే, చాక్ పీస్ వేయగలుగుతామేమో కానీ ముగ్గుతో వేయలేము. చాలా కష్టమది. చాలా వె వెయ్యగలిగిన వాళ్ళు వేస్తేనే దానికి <giggles> పోటీ గెలిచిన వారవుతారు.
<giggles> అవునా? ఆ! ముగ్గుతో వేయాలి అంటే అవునవును. కొంచం కష్టం. హ్మ్. హ్మ్. అవునవును. అవును.
ఇంకా మాకొచ్చేసి, ఆహ్, సంక్రాంతి రోజు అలా జరుగుతుంది. ఇంకా కనుమ రోజు కోడిపందాలు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
కోడిపందాల దగ్గర రకరకాల మా ఆటలు. ఇంకా ఇవే కాదు కోడిపందాలే కాదు, ఇంకా రకరకాల ఆటలాడతారు. పేకాటాడతారు కొంతమంది, ఇంకా వేరే, వేరే ఆటలు ఆడుతూ ఉంటారు. కానీ కొన్ని, కొన్ని సందర్భాల్లో పోలీసులొస్తారు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడేంటి అంటే రె చెప్పాలంటే, వాళ్ళకి ఇంట్రెస్టుంటది.
ఆ! ఓహ్! <giggles> ఆ! ఆ! అవును. హ్మ్. కాకపోతే ఏంటంటే ఎక్కువ
కానీ, వాళ్ళు వృత్తిని వాళ్ళు న్యాయం చెయ్యాలి కదా!
హ్మ్. అవునవును. హ్మ్. అయితే మీరు ఎళ్లి చూస్తారా? ఈ కోడి పందాలు ఇవెప్పుడైనా చూసారా? నిజంగా అంత సీరియస్‌గా జరుగుతాయండి?
ఇన్ ఆన్ నేను కోడిపందాలు చూసానండి.
ఆ!
బాగుంటుందండి. కా ఎక్స్‌పీరియన్స్‌యి. అంటే మనం మనకి నచ్చిందనుకోండి మనం మనకు నచ్చిందే మన అది ఉండదన్నమాట. అదే పోతది. బెట్టింగ్లు అలాంటివి అయితే లేవు కానియండి, కోడిపందాలు అయితే గనక చూసానండి. మామూలుగా ఏదో ఆహ్, చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. కత్తి కడతారు దానికి.
<laughs> ఓకే. ఆ! ఓకే. ఆ! మాములుగా. హ్మ్. ఓహ్! ఓకే. ఆ! అవును. నిజంగా కాద్ అంటే అవి వాటికి దె గాయాలవ్వవా?